ఇప్పుడు సాధ్యం అంటేనండి వీళ్ళు టార్గెట్ ఇచ్చేవాడు కూడా, వాళ్ళకి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది బాగా, ఆ రంగంలో. మీకు ఎవరైనా ఏ రంగమైనా అవ్వనివ్వండి. మనకు ఒక టార్గెట్ ఇచ్చాడంటే, వాళ్ళు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండి, అసాధ్యమైనటువంటిదే ఇస్తారు ఎప్పుడూనూ. హ్మ్. ఈసీగా ఉన్న టార్గెటు ఇవ్వరు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం పది పది అకౌంట్లు నెల రోజుల్లో ఓపెన్ చేయమన్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు
హ్మ్. హ్మ్. అవును. అవునండి నిజమే. అది అంటే, అంటే నమ్మసక్యంగా అంటే ఈజీగా చేయొచ్చు అనేలా ఉంటది. ఇంకా 100 అంటే చాలా కష్టం కదా అండి అసలు.
అ! ఉంటది. అయితే ఆ! ఈ వ వంద ఇది ఒక ఎస్బీఐ అకౌంట్లే కాదు, 100 ఎస్బీ అకౌంట్లు, ఓ 50 కరెంట్ కరెంట్ అకౌంట్లు, పర్సనల్ లోన్‌లు 10, 10, హౌసింగ్ లోన్‌లు 5. ఇలా దేనికి దానికి ఇన్ని ఇన్నన్ని పె పెట్టేశారనమాట వాళ్ళు. ఇంత బ్యాంక్‌కి సంబంధించిన ఇన్ని ప్రోడక్ట్స్ మనం, వాళ్ళని మార్కెట్ చేసి కస్టమర్లను ఆదుకోవాలి.
హ్మ్. అదే, అదే. ఆ! మీరు ఆ కస్టమర్లని ఆకట్టుకునేలా మీరు చెయ్యాలి ఇంకా.
చెయ్యాలి. ఆహ్, అంటే
అంటే, ఆహ్, అసలు నెల సమయంలోనే చేసేసారా? లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు పట్టిందా?
అది. అది అసలు ఆహ్, అంటే ఆ టార్గెట్ నెల రోజులు ఉంటుంది. ఇంకా అది ఎక్కువ రోజులె పడుతుంది. వాళ్ళు మనం చేయలేం అని వాళ్ళకి కూడా తెలుసు అన్నమాట. మనం
ఆ! అంటే నెల రోజులు అని చెప్తే ఏంటంటే, కొంచెం, ఆ తొందరబడి అయినా, నెల రోజులో అదే 100 కాకున్నా కూడా, ఇలా ఒక 60 దాకనన్నా లాగుతారేమో అని అలా చెప్పారు వాళ్ళు.
ఆ! హార్డ్ వర్క్ చేస్తాం. కొద్దిగా కష్టపడిపోయి ఆ! ఆ! 50, 60 అయినా చేస్తాడులే, మనం ఇలా చేద్దామని, అలా చెప్పారు. చెప్తే ఇక మరి ఆ టార్గెట్ కోసం పరుగులు, ఉరుకులు పొద్దున్నే లేవాలి, మనం అంతా హడావిడిగా రెడీ అయిపోవాలి. ఎందుకంటే ఆ కస్టమర్ ఎప్పుడు ఉంటాడో తెలీదు. బ్యాంక్ అయితే 10 గంటలకో, పదిన్నరకో వెళ్లి సాయంత్రం ఐదున్నరకి వచ్చేయొచ్చు. కానీ మనం క కస్టమర్‌ని రీచ్ అవ్వాలి ఇక్కడ. కస్టమర్ దగ్గరకి ఆయన ఒక్కొక్క రోజు 7 గంటల్లో ఉంటాడు, ఒక రోజు రాత్రి 9 గంటలకు ఉంటాడు. ఇలా ఎప్పుడున్నా కూడా కస్టమర్ దగ్గరికెళ్లి మనం ప్రోడక్ట్స్ అనేటువంటివి వాళ్ళకి స సవివరంగా చెప్పి, దాని తర్వాత మనం, వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకొని, ఆల్రెడీ ఇ ఇప్పుడు వేరే చోట ఉంటాడనుకోండి, మన వైపు తీసుకురావాలి. వాళ్ళకన్నా నేను బాగా సర్వీస్ చేసి పెడతానండి, నాకు ఈ రకమైనటువంటి సౌలభ్యం ఉంది.
హ్మ్. అవును. ఆ! హ్మ్.